ఆహ్, హ్మ్ ఏ రోజు ఎంత కష్టమైనా సరే ఎంత ఏ ఏ ఇ ఇష్టంతో చేసేదాన్నే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించేదే హాబీ అని అనుకుంటారు గదండీ! ఆహ్, హాబీ ఆ! మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తూ ఉంటుంది. అది చేయడం వల్ల మన మనసులో సంతోషం గలుగుతుంది. మనం రిలాక్స్ అనే ఫీల్ గలుగుతున్నాం. ఆహ్, అంటే ఇవి ఇవే ఫీలింగ్ హ్యాపీలీ అనిపిస్తుంది గదండీ! హ్యాపీ ఫీలింగ్ అనిపిస్తుంది. దా అందుకోసం దా ఆ! ఆ! దాని వల్ల ఆ! అది చెయ్యాలి చెయ్యాలి అని అనిపిస్తుందండి. నాకైతే ఆ! పాటలు బాగా వింటానండి నేను చాలా. చాలా బాగా సినిమా పాటలు వింటాను.
అవునండవునండి. ఆ! అవునవును. హ్యాపీ ఫీలింగ్ అది. అవును. ఆా! హ్మ్. హుహు. సినిమా సినిమా పాటలు.
ఆ! ఆహ్, పాటలు వినడము, ఇవి ఇవి సరిగమ పదనిసాలు గూడా అప్పుడప్పుడు ట్రిక్స్ గూడా చూస్తుంటానండి. అంటే, ఏ విధంగా పాడతారు వీళ్ళు, ఎలా నేర్చుకుంటారని అవి చూస్తుంటానండి. ఆహ్, ఇంకా అవి ఆహ్, సి సింగర్స్ ఉంటారు గదండీ! వాళ్ళు ఆహ్, లైవ్ ప్రాక్టీస్లు చేస్తూ ఉంటారు చూడండండి యూట్యూబ్స్‌లో అలా కొడుతూ చూస్తూ ఉంటానండి. ఇప్పుడు 'సిద్ శ్రీ శ్రీరామ్' ఉన్నారా అండి, ఆయన ఏ పాట పాడిన అది, అది, అది టాప్ వెళ్ళిపోతుందండి. ఆయన ఏం ట్రిక్ యూజ్ జేస్తాడు అనేది గూడా నేను కొంచెం అబ్జర్వ్ చేస్తానండి. అంటే బేస్డ్ ఆన్ నా నా వాయిస్సా లేకపోతే, ఆయన ఎ నార్మల్ సాంగ్ అయినా సరే, ఆయన పాడితే అది టాప్ టాప్ వెళ్ళిపోతుంది అండి అవి చూస్తుంటానండి.
ఆహా! ఆ! ఆ! ఆహా! ఆహా! ఆయన్ని ఆయన్ని 'పి సుశీల' గారే పొగిడారు ఆయన అబ్బా! చాలా బాగా పాడుతున్నారని. 'పి సుశీల' అంతటి మహా మహాగాయని ఆవిడ ఎన్ని వేల పాటలు పాడారో ఆవిడకి కూడా నచ్చింది ఆ పాట. ఆయన తే 'సిద్ శ్రీరామ్' గారి పాటలు చాలా బా పాడతారు.
ఆ! అవునండి. అవునండి. అవును. అవునండి. చాలా బాగా పాడతాడండి. ఆ! 'సిద్ శ్రీరామ్' పాట అవునండి. ఆహ్, అంటే అది అది నాకు వినడం అది చాలా అంటే హా హాబీ అయిపోయిందండి. రోజుకి నాకు కొంచెం ఒ ఒత్తిడిగా అనిపిచ్చినా సరే 'సిద్ శ్రీరామ్' సాంగ్ నా ప్లే లిస్ట్‌లో ఉంటయండి. ఒక్కటైనా వింటా. ఒక్కటి వినంగానే ఓకే. నేను మళ్ళీ రీబ్యాక్ కొచ్చేస్తానండి మంచిగా. నా పని నేను ఆటోమేటిక్‌గా స్టార్ట్ జేసేస్తానండి అలా అలాయితూంటుంది. అలా ఉంటున్నా. అలా అవుతూ ఉంటుంది. వి ఆ! వింటానండి 'సిద్ శ్రీరామ్‌లు' ఏ పాట వచ్చినా వింటా. ఇప్పుడు రీసెంట్‌గా వచ్చింది ఆయనకి 'మల్లికా గంధ' సాంగ్ వచ్చింది చూడండండి. ఆ 'మల్లికా గంధ' సాంగ్ అయితే ఎన్ని సార్లు ప్లే చేస్తానో, ఎన్ని సార్లు వింటానో, నాకు బోర్ వచ్చిన, నాకు కొంచెం బాధ అనిపించినా, 'సిద్ శ్రీరామ్' పాటలు ఎక్కువ వింటానండి. అది. అది నాకు
అవును. హ్మ్. ఆ! మంచిగా. వింటూ ఉంటారా? ఆహా! ఆహా! వింటూ ఉంటారా, పాడుతూ ఉంటారా, పాడుతూ ఉంటారా?
ఆ! వింటూ ఉంటాను. కొంచెం కలుపుతూ ఉంటానండి. పాడుకుంటూ ఉంటాను. అప్పుడే కదండీ! మనకు నేను కూడా పాడుతున్నా అనే జోస్ వస్తది. అంటే ప్లేల్లో ఉంటుంది. నాకు మరీ రావండి. అంటే నిల్చుకుంటూ వస్తాయి గదా! ఆ! కానీ, పాడుతూ ఉంటాను. ఉ వినుకుంటే పాడుతూ ఉంటా. కింద ఆహ్, మెసేజెస్‌లో ఉంటుంది చూడండండి కమెంట్ బాక్స్‌లో కొన్ని కొన్ని సాంగ్ ఫుల్ సాంగ్ పెట్టేస్తారండి అది. ఆ లిరిక్స్‌కి నా లిరిక్స్‌కి మ్యాచ్ అయితున్నయా? లేదా? అన్నట్టు అలా చేస్తూ ఉంటానండి నేను.
ఆ! అదేలెండి. అవునా? అవును. హ్మ్. ఆ! ఆహా!